ఆ! అస్సల పూర్తిగా మర్చిపోయారు, కానీ నాకైతే మాత్రం ఇలా ఫోన్ చేసి మాట్లాడితేనే బావుంటుందేమో, ఇద్దరి మధ్యనా ర్యాపో అనేది బావుంటుందని అనిపిస్తుంటుంది.
పెట్టుకోటం అయిపోతాను. హ్మ్.
హ్మ్.
అవునండి. ఇంక మీరూ అంటే, ఈవ్ వాట్సప్ గానీ, ఇన్‌స్టా ఇవన్నీ వాడుతూ ఉంటారా అండి లేకపోతే? ఓన్లీ ఎకో ఫో
హ్మ్. ఇవన్ని వాట్సప్పు వాడతాను. ఇన్‌స్టాగ్రామయితే ఓన్లీ వీడియోస్ చూడడానికే వాడతానండి. <chuckles> టయె వా చెప్పాలి గదా! నేనైతే ఎందులోనూ లేను. నాకు పర్టిక్యులర్ ఉంది గానీ, అందులో నేనేమి ఓ పెద్దగా ఉండను. ఏదో చూస్తానూ, అందులో నాకేవైనా అవసరమైన చీరో, నగలో ఏవన్నా కొనుక్కోవాలి అననిపిస్తే వెళ్తాను, అందులో చూస్తాను, అంత మరీ ఆకర్షణీయంగా ఉండి, ఆహా! అందులోనే కొనుక్కుంటే బావుంటుంది అనే గానీ, నాకేవనిపిచ్చలేదు ఇప్పడికొచ్చి.
అంతే. <chuckles> హ్మ్. హ్మ్. <sniffs> అంతే. అంతే. హ్మ్. ఎప్పుడైనా మీ ఇంట్లో ఏదైనా అంటే, ఒక నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది, ముఖ్యమైన విషయాలు అలా అన్నప్పుడు, మీరు పెద్దవాళ్ళని సంప్రదిస్తారా, లేపోతే మీరు, మీ వారు కూర్చొని మాట్లాడుకుని ఓ నిర్ణయానికొస్తారా? ఎలా ఉంటుంది? మీ
హ్మ్. హ్మ్. అంటే, మరీ పెద్ద పెద్ద నిర్ణయాలు అంటే, అదే చెప్పాను గదా! ఈ ఇల్లు కొనడాలు, ఆహ్, స్థలాలు కొనడాలు, లేదంటే హ్మ్, ఇంకా కొంచెం ఫైనాన్షియల్ డబ్బుకు సంబంధించిన విషయాలేవైనా, డబ్బు కావాలి పది లక్షలో, పదిహేను లక్షలో కావాలి అనన్నప్పుడు, అందరు కూర్చుంటాము. అంటే, పెద్ద మొత్తం మీదేదన్నాస్ చెయ్యాలి అననుకుంటే, అందరికి చెప్పి ఇప్పుడు మా ఇంట్లో మా మావయ్య గారే ఉన్నారు. ఆహ్, ఆయనకి ఫస్టు ఆయన దగ్గరకే వెళ్ళిపోతాం. ఇలా చెయ్యాలి అనుకుంటున్నాం మీ సలహా మీ సలహా ఏంటీ అని సంభాషిస్తావండి ఖచ్చితంగా. ఇద్దరం వెళ్తాం.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఇంట్లో పెద్దవారు గాబట్టి. హ్మ్. హ్మ్. వాళ్ళూ అనుభవం గల వాళ్ళు. కాబట్టి, వాళ్ళని అడగటం
ఆ! ఆ! అంతే. శ్రేయస్కరవననిపిస్తుంది అంతే. హ్మ్. హ్మ్.
సబబుగా ఉంటు అవునండి. అవును. ఇంక మీ దాంట్లో ఎక్కువ ఎవరూ నిర్ణయమెక్కువ తీసుకుంటుంటారు. మీరా, మీ వారా, మిగతా ఇంట్లో విషయాలకి సంబంధించి గానీ అలా?
అంతేనండి. ఇంట్లో చిన్న చిన్న విషయాలయితే నేనే తీసుకుని ఆయనకి చెప్పేస్తూ ఉంటాను.
హుహు. హ్మ్. కలిసే, హ్మ్.
ఆ! ఇద్దరు కలిసి చాలా వరకు అయితే ఇద్దరు కలిసే తీసుకుంటాం ఏదైనా ఆ! ఏదైనా అయితే కలిసే తీసుకుంటాం. ఇలా ఉందని ఆయనే చెప్తారు, ఇలా ఉందని నేనూ చెప్తాను. ఏది చేస్తే బావుంటుంది. పాయ్ కలిసి తీసుకుంటాం. ఆహా! ఇద్దరం కలిసే చేసుకుంటావండి
ఏది చేసినా ఇద్దరూ కమ్యూనికేట్ చేసుకొనే చేసుకుంటూ ఉంటారు. హుహు. బా మాట్లాడారండీ. మా అంటే హ్మ్, హ్మ్. ఇవన్నీ అంటే, ఇలా ఇంట్లో వాళ్ళతో మాట్లాడటవనేది చాలా అవసరం. అదే మీరింకా మీ ఇంట్లో మీ మావగారు గూడా ఉన్నారు. ఆయన గారితో గూడా మీరు మంచీగా సమయం కేటాయిస్తున్నారు. చాలా బా మాట్లాడుతున్నారు. సంతోషవండి. ఈసారి మనం తప్పకుండా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాము.
ధన్యవాదాలండి. అవునండి. అవునండి. కలిసి అయిపోతది తప్పకుండా అండి. ధన్యవా తప్పకుండా. తప్పకుండా. మీరు గూడా మంచీ ప్రశ్నలు వేశారు. <chuckles>
తప్పకుండా. <chuckles> అలాగేనండి. తర్వాత మళ్ళీ కలుద్దాం మనం.
హ్మ్. ధన్యవాదాలండి. ఆ! అలాగే అండి.

హ్మ్. ఓకే. మళ్ళీ ఇంక వాళ్ళూ ఒచ్చిన తర్వాతా స్కూల్ నుంచి అప్పుడు.
ఆ! హ్మ్. అవునండి. ఆహ్, స్కూల్ నుంచొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో నేనే పికప్ చేసుకుంటూ ఉంటాను. స్కూల్ నించీ ఆహ్, బండి మీదొస్తున్నప్పుడూ నేనే వాళ్ళతో ఇంకా ఇంటరాక్టివ్‌గా ఉండాలి. వాళ్ళతో మాట్లాడకపోతేనే
ఆహా! హ్మ్. ఆహ్, స్కూల్లో జరిగిన ప్రతి విషయాలూ చెప్తారా అండి పిల్లలిద్దరు మీతోటి?
చెప్తారండి. చెప్తారు. ఆహ్, పిల్లల మధ్యన ఏదైనా కొద్దిగ గొడవలవి అయితే మాత్రం చెప్పరూ పెద్దగాన, బట్ ఎప్పుడైనా సందర్భవొచ్చినప్పుడూ, "ఇలా అయ్యింది ఆ రోజు" అని మాత్రం ఒక్కొక్కసారి పంచుకుంటూ ఉంటారు. డైలీ ఏం జెప్పారు అంటే, "అమ్మా, ఇవాళ చదువు చెప్పారమ్మా" అంటుంటది మా పాప. <giggles> బాబు గూడాను. ఒక్కొక్కసారి నన్నేడిపిస్తూ ఉంటారిలాగ. అదె. కొంచెం మాకు ట్రా అంటే, స్కూల్ నించి ఇంటికీ ఒక 10, 15 నిమిషాలు పడుతుంది రావడానికి బండి మీద. ఆహ్, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఇవాళ ఇలా అయ్యింది, ఇలా అయ్యింది, ఫ్రెండ్స్ మధ్యనో ఇలా అయ్యింది, టీచర్స్ ఇలా అన్నారు. ఆ! మెచ్చుకున్నారు.
ఆ! హ్మ్. <giggles> ఆ! హ్మ్. ఆహా! హ్మ్. ఇలా అన్నారు. ఎప్పుడైనా టీచర్స్ వాళ్ళని తిట్టటమో, కొట్టటమో జరిగినప్పుడు మీరు వాళ్ళకి సర్ది చెప్తూ ఉంటారా?
ఆ! అంటే, పెద్దగా ఇప్పడవరకు ఏం లేదు. ఎందుకంటే, పాప కూడా బాగా కామ్‌గానే ఉంటుంది, బాబు గూడా బాగా కామ్‌గా ఉంటది. ఇంట్లోనే గాదు, బయట స్కూల్‌లో గూడా అలాగే ఉంటారు వాళ్ళు. ఏ వాళ్ళ వల్లా పలానా టీచర్ వల్లా ఇలాగైతే మాకూ ఏమి రాలేదు, బ్యాడ్ రిమార్క్సనేవి రాలేదు ఇప్పడవరకు కూడా. ఓహ్, ఆ సిచ్యువేషనయితే ఫేస్ చెయలేదు ఇప్పుడుకొచ్చీ. ఆహ్, <chuckles> ఆహ్, అంటే, పాజిటివ్ ఒపీనియనే ఉంది పిల్లల మీదా వాళ్ళకు కూడా.
హ్మ్. ఆహాహా! హ్మ్. ఎప్పుడు చెయలేదు. <chuckles> హ్మ్. అదేలేండి. ఇప్పుడు మీ అంటే, మీరు పొద్దునా బిజీగా ఉంటారూ, ఈ కుకింగ్ ఇవన్నీ గూడాను. మరి మీ వారితో మీ ఏ సంభాషణలవి ఎలాగ మరి, ఎలా మ ఎప్పుడు మాట్లాడుతుంటారు? దానికేమైనా సమయం కేటాయిస్తారా, లేకపోతే, ఏ ఎప్పుడైనా ఫోన్‌లో అలా మాట్లాడే అవకాశం ఉంటుందా మీకు?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఆ! లేదండి. మేమేంటంటే, ఇద్దరం గూడా ఒక మాటగా కాఫీ తాగుతాం, ఇద్దరికీ అలవాటు. టే నాకు ఆ అలవాటు. నా అలవాటు పాపం ఆయనకి కూడా తాగండి, తాగండి అని చెప్పి ఆయన్ని గూడాయే చేస్తుంటాను. <chuckles> ఆయనకలవాటు లేదు యాక్చలీ. కొద్దిగా పర్వాలే కొంచుం చిన్న వ కప్పిస్తాను తాగండి అని చెప్పీ ఇచ్చేస్తూ ఉంటాను. ఆ ఆ కూర్చుని ఒక టెన్
హ్మ్. హ్మ్. <giggles> ఆ! <giggles> అంటే, ఆ టైమ్‌లో మీరూ, మీ స్పేస్ తీసుకుంటారనమాట. మీరు చొరవ జూసుకొని మీ విషయాలన్నీ <chuckles> మాట్లాడటం. అవునండి. అవును. <giggles>
ఆ! అంతే. తీసుకుని కల్పిచ్చుకోవాలి. <giggles> అవునవును. కల్పిచ్చుకోవాలి కదండీ! ముందు రోజేమైందో, ఏంటి, తరవాత ఏంటి, పిల్లల గురించి డిస్కషనేనా చేసుకోవాలంటే ఆ టైమే కదా మనకి కూడా కుదిరేది. అలా ఒక 10, 15 మినిట్స్ మాత్రం తీసుకుంట. 15 నిమిషాలు మాత్రం తీసుకుని, నెమ్మదిగా కాఫీ తాగుతూ, ఆహ్, ఆ రోజేం చెయ్యాలి, ఏవైనా పనులుంటే ఆయనే చెప్తూ ఉంటారు, "ఈ పని జెయ్యాలి ఇవాళ. సో, కొంచెం అదీ దాని మీదా టైమ్ దీసుకొనీ అది చూసి చెయ్యాలి" అనంటూ ఉంటారు. తరవాత వాళ్ళ ఆఫీస్‌కెళ్ళిపోతూన్ ఆఫీస్‌కెళ్ళిపోతారు, బట్ కమ్యూనికేషనయితే ఉంటుందండి. హ్మ్, మాకు కాల్స్ కూడా చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో ఆఫీస్‌కెళ్ళిపోయినా. నా పనయిపోయింది, ఆఫీస్‌కెళ్ళిపోయాను, ఇంక చేయక్కర్లేదింట్లో వాళ్ళకనీ లేదు.
అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. <sniffs> ఆ! హ్మ్. హ్మ్.
మా మావయ్య గారు గూడా ఉంటారింట్లోను. హ్మ్, నాకు చేస్తారు. తిన్నారా అని జెప్పి, మా మావయ్య గారికి కూడా చేస్తూ ఉంటారు, తిన్నారా, ఏం జేస్తున్నారో <chuckles> అని.
హ్మ్.